ఆ! అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు విన్ నేను అంటే నేను ఎంగేజ్ చేస్తాను బాగా లాస్ట్ 10 మినిట్స్ వాళ్ళని క్వెషన్స్ అడగడము, లేకపోతే వాళ్ళని వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వనివ్వడము, ఒక టాపిక్ ఇచ్చేసి దాని సొల్యూషన్ రాయమనడం గ్రూప్ గ్రూప్స్‌గా డివైడ్ జేసి, నేను ఇలాంటి యాక్టివిటీస్ బా జేస్తాను. అంటే <coughs> అంత టైం ఉంటాది మాకు. సిలబస్ తక్కువే ఉంటది. యాహ్!
ఓహ్! సో, ఆ టైం ఆ! సో, దానివల్ల ఏంటంటే మీకు ఆటోమేటిక్‌గా ఒక క్లారిటీ ఉంటుంది. ఎ ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అది, ఇది అని. ప్రెషర్‌ని ఆటోమేటిక్‌గా మీరు కంట్రోల్‌లో ఎలాగో ఈవినింగ్ టైము ఒక మంచి కాఫీ‌తో తగ్గిస్తున్నారు.
అవును. అవును. అంటే కొంచెం కొంతమంది ఫాస్ట్‌గా చదివే వాళ్ళుంటారు. కొంతమంది స్లో‌గా చదివే వాళ్ళుంటారు. వీళ్ళని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోమంటాను. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తే ఇంకా బాగా అర్థం అయితది స్టూడెంట్స్‌కి. వాళ్ళు వాళ్ళు జెప్పుకుంటే.
అవును. ఎప్పుడైనా మీరు ఆహ్, సిలబస్ కంప్లెయింట్ అవ్వలేదు. టార్గెట్ ఫినిష్ అదే ఒక సిలబస్ అవ్వలేదు. ఒక ట్ ఆన్ టైమ్ కంటే అప్పుడేమైనా ప్రెషర్ పడ్డారండి?
సిలబస్ అప్పుడు ఏం అవ్వదండి. అది స్లో‌గా మాకు బఫర్ టైమ్‌లాగా ఇస్తారు. అంత ఏమో అంటే ఇంటర్మీడియేటంత సిలబసుండదు గదా! దాందేముండదు గానీ ఈ అనెక్డోట్స్, కరెక్షన్స్ కరెక్షన్ జేసిన మార్క్స్ ఎట్లా మాకు సిస్టమ్ ఏంటంటే మామూలుగయితే 25 కి ఇన్ని మార్క్స్, 100కి ఇన్ని మార్క్స్ అని అప్డేట్ జేస్తే అయిపోతాయి గదా! మాకట్ల గాదు. క్వెషన్ వైస్ జెయాలి. క్వెషన్స్ ఎ ఇప్పుడు క్వెషన్ నంబర్ 1కి 8 మ 8 మార్క్స్ అనుకో వాళ్ళకి 5 ఒస్తే 5 అని అప్డేట్ చేయాలి అక్కడ. క్వెషన్ నంబర్ 1 5 <chuckles> క్వెషన్ నంబర్ 2 ఆహ్ యెస్. అందుకని కొంచెం ఆ టైములో ఏంటంటే నైట్ ఇంటికి ఒచ్చినంక గూడా ఒక 2, 3 డేస్ వర్క్ ఉంటది. ఓన్లీ ఆన్ ఆక్ అది అయిపోయేంత వరకే 2 అవును. అప్పుడు కొంచెం ఒత్తిడిగా గురవుతాను. మిగతా టైమంతా కంఫర్టబుల్ గానే వర్క్ జేయొచ్చు దాంతో ఏం ప్రాబ్లముండదు.
అవును. వర్క్ రేలేటెడ్ అవును. అనుకున్నా. ఓకే. ప్రతి పాయింట్‌లోని అప్డేట్ చేస్తూ ఉండాలి. పర్టిక్యులర్ పియట్ టైమ్ పీరియడ్‌లో. మీ మీ వర్క్ మీరు చేసుకుంటూ అలా ఎళ్ళిపోతూ ఉంటారు. అయినా ఈ ఒత్తిడిని ఇంత ఒత్తిడి పెరిగినా, తగ్గినా మనకంటూ ఒక లైఫ్ సెపరేట్‌గా ఉంది గాబట్టి దాన్ని ఎక్కువ ఆలోసించుకొని దీన్ని తగ్గించుకోవాలంటారా?
యాహ్!

ఓకే. అయితే మీరన్నట్టే, సేల్స్‌లో చాలా ఒత్తిడుంటదండి, నేను నా లైఫ్‌లో ఎప్పుడొక సేల్స్‌లో జాబ్ చేయలెను చ్ చెయ్యాలేను చెయ్యలేదు, చెయ్యలేను గూడా. ఎందుకంటే, అలాంటి టార్గెట్ బేస్డు ఇప్పుడు 10థ్ వరకిది గావాలంటే, మనకింత ప్రెషరుంటది, అసలు ఆహ్, <giggles> యాహ్! అంతెందుకండి, ఆడవాళ్ళకి ఈ టైం వరకే, జు వంటయిపోవాలంటేనే, అది ఒతిడి స్టార్టయిపోతది. ఇంట్లో, 10 వరకు ఇది అన్ని అయిపోవాలి అన్నప్పుడు ఇట్లా చిన్న చిన్నవే మనకి తట్టుకోలేము, కొన్ని కొన్ని సార్లు సెన్సిటివయితే అస్సలు తట్టుకోలేరు, కొంచెం స్ట్రాంగ్ వుమెనయితే జేస్తారు.
నిజమా? <clears throat> నిజంగా కాదు, చాలా ఉంటుంది. ఆ! అంతే గదండీ, ఒక ప్రెజరొచ్చేస్తుంది కదండీ మీకు, తెల్లారి లెగాలి, పనులు అంతే అండి మార్నింగొక్క అరగంట నిద్ర పొరపాటున ఏదో చలికాలం కదా! ఒక అరగంట లేట్‌గా లేగిసినా, మొత్తం ఆ షెడ్యూలంతా చేంజయిపోతుంది. సో, పిల్లల్ని స్టు టుజొ బ్రేక్‌ఫాస్ట్ చేసేయాలి, వాళ్ళని తయారు చేసేయాలి. ఇటు సైడేమో ఇల్లు పనులు చూసుకోవాలి, వంట పనులు చూసుకోవాలి. సో, చాలా కన్‌ఫ్యూజయిపోతా ఉంటుంది. మరి అలాంటి టైంలో, మీరొకల ఆ ఆ! చెప్పండి. చెప్పండి.
యెస్. యెస్. యెస్. అవునండి. అవునవును. యాహ్! అయితే, నా నాదీ ఆహ్, ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషన్‌లో టీచింగ్ జాబనమాట. నాకు ఇలాంటి టార్గెట్సేం ఉండవు, కానీ ఆహ్, ఇన్ ఎలాంటివుంటాయంటే ఒత్తిడులు, ఎనర్జీ ట్రైనింగు డైలీ ఆహ్, కయ్ పైకి కిందకి తిరుగుతూ, స్టూడెంట్స్‌తో మాట్లాడుతూ, వాళ్ళకున్న అదంతా నా మీద ఒదిలేస్తుంటారు గదా డౌట్స్, ఆ అల్లరి. <giggles>
సూపర్. ఆ! కంపల్సరీ. వాళ్ళు డౌట్స్ వదులుతారు, అల్లరి <giggles> చేస్తారు. ఒక మీకు ఒత్తిడి ఎవరో ఇవ్వక్కర్లేదు, వాళ్ళు దిగుతారు, మేమున్నాం మీకు ఒత్తిడి ఇవ్వడానికి అన్నట్టు. <giggles>
యెస్. యెస్. <chuckles> అదొకటి, తరువాతేంటంటే, కరెక్షన్స్ ఎక్కడ ఒత్తిడుంటదంటే మాకు, సిలబస్ కంప్లీషనొకటి, ఇంకోటి మ ఆహ్, ఎగ్ ఏదన్నా ఎగ్జామ్సయితే, మార్క్స్ అప్డేట్ జేయాలి, రిపోర్ట్ కార్డ్స్ ప్రిపేర్ జేయాలి, పేరెంట్ టీచర్ మీటింగ్స్‌లో అనెక్టోట్స్ ప్రిపేర్ చేయాలి. ఇండివిడ్యుయల్‌గా, పర్సనలైజ్డ్ అనెక్టోట్స్ అన్నమాట, ఒక్కొక్క స్టూడెంట్ గురించి, సపరేట్‌గా రాయాలి. ఆ! అలాంటిది.
కానీ ఆ! ఆ! ఇది నాకొక డౌటొచ్చిందండి, ఇప్పుడూ ఒ ఒత్తిడి అంటే, ఒక రకమైన ఒత్తిడి కోసం నేనిప్పుడు అడుగుతాను. ఆహ్, ఒక టీచ ఒక స్టూడెంటున్నాడు, వాడు మంచో, చెడో, ఏదో ఒకటి ఒకా యావరేజ్ స్టూడెంట్.
హుహు. యాహ్!